ట్ కాలంతో పాటు చాలా వరుకు సినిమా రంగంలో పెద్ద పెద్ద మార్పులొచ్చాయనమాట. అంటే మన తల్లిదండ్రుల దగ్గర ఒకలాగా తల్లిదండ్రుల కాలంలో ఒకలాగా ఇప్పుడు న్యు నువ్వు చూస్తునటువంటి ఇప్పటి కాలంలో సినిమాలొకరాగా ఉన్నాయన్నమాట. అయితే నువ్వు చూసినటువంటి మార్పులేంటి? అలాగే ఈ సినిమా రుచులనేవి మీ కాలంతోపాటసలెలా మారాయి నిజంగా?
హ్మ్. అవును. అవును. హ్మ్. ఎలా అంటే ఇప్పుడు చిన్నప్పుడంతా బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఫస్ట్ సినిమాలొచ్చేవి. దాని తర్వాత కలర్ టీవీలో ఒక్కొక్కరు ఒక్కోలాగా దీసేవాళ్ళనమాట. ఇప్పుడు పాత కాలంలో 'భక్త ప్రహల్లాద' సినిమా జూశావా? ఆ సినిమా ఎలా ఉంది? పాత కాలంలో ఎలా, ఏ రేంజ్‌లో తీశారో? ఆ బ్లాక్ అండ్ వైట్ అలాగే ఉంది. చాలా బావుంది చెప్పాలంటే యాక్చల్‌గా. కొంతమందికి తెలుగు అర్థం కాని వాళ్ళుంటారు కదా! కొంచుం డెత్ తెలుగుంటదంతే. అండ్ అదే కాకుండా 'దానవీరసూరకర్ణ' కావచ్చు, మిగతావి కావచ్చు, అవి కూడా బానే ఉన్నాయి కానీ, అర్థం అవ్వవనమాట కొన్ని కొన్ని డైలాగ్స్. కొంచం బాగా
ఆ! అయితే మరి భ్రక్ భ్రక్త్ 'భక్తప్రహల్లాదా'లో నువ్వు చూశావా? చిన్నప్పుడే థియేటర్‌లో చూశావా? లేకుంటే ఇది టీవీలో ఒచ్చినప్పుడు చూశావా?
అప్పుడు నేనేమి బుట్టలేదు. నేను కొంచం పెద్దగయ్యాక పాత కాలం సినిమాలు చూసేతప్పుడు అప్పుడు చూశా వా. హ్మ్. అంతే. నచ్చింది, నచ్చింది, నచ్చింది. కానీ ఇప్పుడు మహావతారుంది చూడు 'మహావతార్ నరసింహ' సో యాహ్! ఇప్పుడెంత మారింది జూడు, ఈ టెక్నాలజీ. సో, ఇలా మారడం వల్ల ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు లేపోతే <sniffs> అంటే దాంట్లో ఈజీ లాంగ్వేజుందనమాట. కొంచుం సంస్కృతం ఇలాంటివేమి లేకుండా చాలా ఈజీ లాంగ్వేజుంది, అందరికి అర్థమయ్యేలాగా ఉంది. సో, ఇది మారిందనమాట. అలా మారడమనేది నిజంగా మంచి విషయమే జెప్పొచ్చు. అండ్ ఇందాక చెప్పాను చూడు 'దానవీరసూరకర్ణ' కావచ్చు, కొంచం మహాభారతం రిలేటెడ్ స్టోరీస్ లైక్ 'మాయాబజార్' ఇవ్వని ఉన్నాయి కదా! 'మాయాబజార్' కాదు. <sniffs> ఏదది? 'శశిరేఖ ప్రణయమనుకుంటా.'
హుహు. టీవీలో జూశావా? టీవీలో జూసి నచ్చిందంటావు అప్పుడు నీకు. ఓకే. 'మహావతార్ నరసింహ' యానిమేషన్ మూవీ. ఆ! అవును. హ్మ్. అవును.
ఆ! సో అవి నేను అలా అలా లైట్ లైట్‌గా చూశా. ఫుల్‌గా ఏం చూడలేదు. ఆ లైట్‌గా చూసి చూడడంలో అర్థం కాలేదు కాబట్టే ఫుల్‌గా చూడలేకపోయానమాట. ఇప్పుడు టెక్నాలజీ అంతా ఇవన్నీ మారాక సినిమాలనే కాకుండా సీరియల్స్ కూడా మారాయి కదా! <sniffs> లైక్ హిందీలో 'మహాభారతం' తీశారు కదా! సీ సీరియలు.
అవును.
దాన్నే డబ్ చేసి తెలుగులో తీశారు. సో అది చూడడం వల్ల నాకు మొత్తం ఆ స్టోరీ అంతా అర్థమైంది అంటే అంత ఆ! ఈజీగా చేశారు దాన్ని.
అంటే నుకు మరి నీకు అంటే నువ్వన్నట్టుగా ఇప్పుడు ఈ డబ్బింగ్ జేస్తారు అన్నావు గదా! అక్కడ మరి ని మన భాష నటులు కాదు గదా! మళ్ళీ డబ్బింగ్ కూడా ఒక్కోసారి సింక్ అవ్వకపోతే అన్‌నాచురల్‌గా ఉంటది గదా! అది నీకేమి ఇబ్బందనిపియలేదా?
హ్మ్. ఆ! అసలా నాచురల్‌గా ఏమి అనిపించలే. మంచిగానే అనిపిచ్చింది. ఎక్కడా మిస్‌ సింక్ ఏమవ్వలేదు. మంచిగా పెడతారు గదా! నిజంగా మంచి హిట్ అయ్యిందానికి <sniffs> ఆహ్, వాయిస్ ఓవర్స్ ఇచ్చేది ఎవరైతే ఉంటారో కరెక్ట్‌గా సెట్ అయ్యేలాగే ఉండేవాళ్ళు చూస్తారు. ఏ మాత్రం <sniffs> ఆహ్, తప్పు జరిగే వాళ్ళని చూడరనమాట.
ఆ! కానీ మరి పరభాషా నటులు గదా! అంటే మనం ఎప్పుడు చూడనివంటి నటులు గదా! వాళ్ళనెలా నువ్వు ఆప్ట్ చేసుకున్నావు వాళ్ళని?
ఆ! హ్మ్. వాళ్ళు గూడా బావున్నారు. సరిగ్గా మంచిగా యాక్ట్ జేశారు చెప్పాలంటే. యాక్టింగ్ సరిగ్గా జేశారా లేదా అన్నది పాయింటు. ఆహ్, అది నచ్చింది నిజంగా అందరు మంచిగానే చేశారు. అందరు కష్టబడ్డారు. ఆ డైలాగ్ డెలివరీషన్ కావచ్చు, <sniffs> హ్మ్. అన్నీ బావున్నాయి చెప్పాలంటే.
హ్మ్. ఓకే. ఓకే. అంటే మరిప్పుడు. మీ తల్లిదండ్రులు అప్పుడప్పుడు చెప్తుంటారు గదా! మాట్లాడుతుంటారు గదా! అరే అప్పుడు ఆ టికెటు పై ప్రైజింతే ఉండేది. టికెటు ప్రైజొచ్చేసి. ఒక్క రూపాయి, రూ. 2 లేదా, అప్పట్లో పైసలని జెప్పేసి అలా జేప్తుంటారు గదా! మేము నేల బెంచ్ మీద కూర్చొని సినిమాలు చూసాము. ఇటువంటి ఏమన్నా ఎక్స్‌పీరియెన్సెసున్నాయా? నేన్ చెప్పారని షేర్ జేస్తా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అంటే మరీ, ఆ రేంజ్‌లో చెప్పలేదు గానీ, రీసెంట్‌గా 'శివ' మూవీ రీ రిలీజయింది కదా! సో, అలా అయినప్పుడు నాకనిపిచ్చిందనమాట. ఆ సినిమా చూద్దాం అసలు, ఎందుకంత హిట్టయిందో, తెలుసుకుందాం అన్నట్టు నేను, యూట్యూబ్‌లోను పెట్టుకొని చూసానమాట. యూట్యూబ్‌లో చూశాక దెలిసింది. ఓటీటీలో దేంట్లోనో ఉంది. అమెజాన్‌లో ఉందని. కానీ, అమెజాన్‌లేమో హిందీలో ఉంది అన్నట్టు చూసాను. సర్లే యూట్యూబ్‌లో అన్నట్టు బానే చూసానమాట. <sniffs> చూస్తే నాకేం పెద్ద అంత ఇంట్రెస్టింగేం అనిపించలేదనమాట. మా డ్యాడీ పక్కనే ఉన్నాడనమాట. నాతో పాటు చూస్తున్నాడు. నేను మా డ్యాడీని అడిగా, "ఏంటి డ్యాడీ ఈ సినిమాలో ఏదో బాగా కాలంలో హిట్టయింది. ఇన్ని డేసాడినాడు అంటున్నారు. చూస్తే ఏం లేదు కదా" అంటే నచ్చలే. నేను అడిగిన అదే చూసి చూసి ఏమంతగా అనిపించకపోయేసరికి అడిగిన. "ఏముంది ఈ సినిమాలో హిట్టవ్వడానికి? నాకర్థమే కాకుంది" అనంటే, ఏముందనేది నేను జెప్తాను చూడు అని మా డ్యాడీ జేప్పాడనమాట. "ఈ 'శివ' సినిమా రిలీజ్ కాకముందు, ఈ నరుక్కోవడం, రౌడీలని, విలన్సని ఆ చిన్న ఏజ్‌లో కూడా, ఇతను ఒక కాలేజ్ స్టూడెంటిట్లా రౌడీలని ఎదిరించడం గానీ, ఇలాంటి కాన్సెప్ట్‌తో. ఏం లేవు" అంట సినిమాలు. అదే అంట ఫస్ట్ టైం రావడం.
ఓకే. <giggles> అంటే నీకు నచ్చలేదా? నీకు నచ్చక అలా అడిగావా? ఓహ్! అంటే స్టోరీట్స్ ను కొత్త స్టోరీ అన్నమాట.
ఆ! దాని వల్ల అది హిట్టయిందన్నట్టు చెప్పాడన్నమాట. నేనేం జేశా? 'ఎనిమల్' 'ఎనిమల్' సినిమా చూశానమాట. 'ఎనిమల్' సినిమాలో ఎంత వయలెన్సుంది? అలాంటి వయలెన్సన్ని జూసినప్పుడు. సివ శివస శివ మూవీ‌లో ఉన్నదంత పెద్దగా ఎక్కదు కదా. <chuckles> అది. హ్మ్.
హ్మ్. అవును. అవును. అంటే ఇప్పుడు మరి, నువ్విప్పుడు జూస్తున్న సినిమాలలో ఉన్నటువంటి గ్రాఫిక్సు, వీఎఫ్ఎక్స్ గానివ్వండి. ఈ ఏదన్నా గానీ, ఇప్పుడు మరి పాత సినిమాలు నువ్వన్నట్టుగా, పాత సినిమాలేదన్నాంటే, 'మాయాబజార్' ఇలా 'పాతాళ భైరవి' ఇలాంటి సినిమాలు జూసినప్పుడు, ఉట్టి అట్టముక్కలు అలా చేసి, వాటితో యాక్షన్ జేస్తున్నప్పుడు. సో, నీకెలా ఉండింది అనుభూతి అది? చూస్తున్నంత సేపు ఏమనిపిస్తుంది?
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. 'ఆదిత్య' 'ఆదిత్య శ్రీ సి త్రీ సిక్స్‌టి నైన్' సినిమా ఒకటుంది చూడు 'బాలకృష్ణది'.
ఆ!
ఆ సినిమా నిజంగా సూపరని జెప్పుకోవచ్చనమాట. దాన్ని గూడా అది అది ఎలా చేశారో మిషన్ కానీ, అండ్ వెళ్ళేతప్పుడు పక్కన రీల్స్ అవన్నొస్తాయి గదా! అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం బానే జూపించారు. అండ్ 'అంజి' మూవీ అంజి మూవీలో కూడా ఆ కాలంలోనే మంచిగా తీసి చూపించారు లైక్ పెద్ద పాము గానీ, ఆహ్, ఆత్మలింగం గానీ, అండ్ ఫ్ ఆహ్, క్లైమాక్స్‌లో అతను వెళ్తాడు కదా! ఆత్మలింగం తీసుకోవాలన్నట్టుగా, కింద ఏమీ ఉండదు.
అంటే 'అంజీ' ఆ కాలమని చెప్పేంత పాతది కాదనుకుంటా? ఆహ్, 2 కేలో వచ్చింది గదా! అది. ఈ 90స్‌లో చాలా
టూ కే ఇప్పుడు 2కేనే అనుకో, ఆగు సరే. 2కేనే అనుకుందాం. 2కే అంటే 2000 ఏసుకో. ఇప్పుడెంత? 2025 ఎంత మారింది జెప్పు? ఇదింత గ్యాప్ కాదా? ఇంత కాలం కాలం గాదా? పా
హ్మ్. హ్మ్. మరీ పాత సినిమాలతో కంపేర్ జేసుకుంటే ఇప్పుడు చాలా చేంజెస్ ఒచ్చాయి గదా! నేను అది అడుగుతున్నానన్నమాట. అంటే ఇప్పుడు పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్ నువ్వు ముందుగా చెప్పావు గదా! ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, ఇప్పడు సినిమాలు చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి 'అవతార్' సినిమా చూసుంచు చూస్తే అంత హాలీవుడ్ గ్రాఫిక్స్ మూవీ దాన్ని లేదా మన బా పాత 'మాయాబజార్' అని నువ్వు చెప్పినటువంటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తే ఈ రెండిటిని కంపేర్ చేస్తే నీకు ఏమనిపిస్తుందసలు? ఏం చేంజెస్ బాగా కనిపించాయి నీకు?
హ్మ్. అవును. అవునవును. హ్మ్. హ్మ్. ఏముంది చూపిచ్చే విధానం అన్నీ మారాయనమాట. అప్పట్లో ఎలా అంటే ఏదో ఒక సెట్టుంటది. సో, దాంట్లోనే ముందరికి వెనక్కి వెళ్ళేవాళ్ళు, ఆ డైలాగు, అవన్నీ ఉండేవనమాట. అండ్ ఇంక ఏమైనా సాంగు‌లు మహా ఉండాలి అంటే లైకు గోదావరి గట్టు అంటే వాటరుంటాయి గదా! అక్కడ ఆ ఆ ఆ ప్లేసెస్‌లో అవన్నీ చేసేవాళ్ళు. కానీ, ఇప్పుడంతా ఏమైంది? ఈ అ ఈ 'అవతార్' గానీ, ఇవన్నీ అసలేం లేదాడా, ఏం లేని దాన్ని గూడా మనకేదో ఉంది అన్న లెక్కలో క్రియేట్ జేసి జూపిచ్చారు. 'బాహుబలి' గూడా అంతే గదా!
ఆ! లొకేషన్స్. ఆ! బ్యాక్ సైడ్ ఒక గ్రీన్ మ గ్రీన్ మ్యాటేసి చేస్తున్నారంటావు మొత్తం.
ఆ! అదే గదా! అదే నాగూడా తెలీదు షేప్ ఆ మూవీ చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యా గానీ, దాన్ని తరువాత యూట్యూబ్ యూట్యూబ్‌లో అంతా పెట్టారు గదా! ఎలా షూటింగ్ జేస్తారు ఇవన్నీ. ఆ నిమిషం నేను గూడా షాకయినా. ఓరి దేవుడా! అనుకున్నా అనమాట. నిజంగా అంటే వాళ్ళ తెలివికి మెచ్చుకోవచ్చు.
మరి ఆహ్, నిజంగా, మనం అవును. బావుంది. మరి గ్రాఫిక్స్ ఇవన్నీ పక్కకు పెడితే అసలప్పుడు సాంగ్స్‌కి డాన్సులు వాటికి ఇప్పడి సాంగ్స్ డాన్సులు అసలేం చేంజ్ అనిపిస్తుంటది నీకు బాగా?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అప్పటి సాంగులు కొంచెం బాగా వినసొంపుగుంటాయి అనమాట. అంటే ఇప్పుడు వినసొంపుగా లేవని కాదు, అంత బీట్స్, డ్రమ్స్ ఇవేమీ లేవనమాట. ఒ ఒక రేంజ్‌లో ఒక రిథమ్‌లో ఉండే అవంతా. ఇప్పుడంతా ఎలా ఉన్నాయంటే, సౌండ్ సిస్టమ్స్ ఇవన్నీ మారాయి కాబట్టి, థియేటర్‌లో కూర్చొని జూస్తున్నా మన గుండెలోనే ప్లే అయితుందా మ్యూజిక్ అన్నంత రేంజ్‌లో ఉంటది. అండ్ సౌండ్ సిస్టమ్ గూడా ఎంత బాగా డెవలప్ అయిందంటే, <sniffs> ఆహ్, థియేటర్‌లో వాన పడుతుంటే, ఏదో మన ఇప్పుడు ఇంట్లో టీవీ చూసేటప్పుడు బయట వానొస్తే మనకు తెలుస్తుంది కదా సౌండ్. అలా ఉంది సౌండ్ రేంజ్. అంత మంచిగా డెవలప్ అయింది.
ఆ! అంటే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా డెవలప్ అయింది అంటావు?
మొత్తం ఓవర్‌ఆల్‌గా మ్యూజిక్ నాట్ ఓన్‌లీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.
హ్మ్. మరి డ్యాన్స్ పరంగా? అంటే డ్యాన్స్ అప్పట్లో, అప్పట్లో కొరియోగ్రఫీ ఎలా ఉండేది అసలు డ్యాన్స్ స్టెప్స్ ఎలా ఉండేవి చాలా వరకు మీమ్స్, ఈ మిమిక్రీ ఆర్టిస్టులు కూడా చేస్తూ ఉంటారు గదా? ఇప్పుడు
డ్యాన్స్ అవును <chuckles> కరెక్ట్. అప్పట్లో 'సీనియర్ ఎన్టీఆర్' కానీ, 'ఏఎన్ఆర్' కానీ, వాళ్ళు చాలా చిన్న చిన్న స్టెప్పులు ఉండేవి అనమాట. లైక్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండేది. ఇప్పుడు అంతా మారిపోయింది గదా! ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే, ఆ కాలంలో ఆ కాలం హిట్, ఇప్పుడు పెరిగిన కాలంలో ఈ కాలం హిట్. రెండిటిని కంపేర్ చేసి, <sniffs> ఒకటి తక్కువ అని చెప్పలేము. ఒకటి ఎక్కువ అని చెప్పలేమునమాట. ఆ కాలంలో అది కరెక్ట్. ఈ కాలంలో ఇది కరెక్ట్. అంతె.
ఆ! నిజంగా. ఆ! నిజంగా చాలా బాగా చెప్పావు అంటే, మరి బడ్జెట్ ప్రకారం ఏమని అనిపిస్తుంటుంది? ఇప్పుడు, అసలిప్పుడు ఒచ్చే సినిమాలు మొత్తం పాన్ ఇండియా కల్చర్ అని జెప్పేసి, 'బాహుబలి' అని మొదటి స్టార్ట్ అయ్యి, ఇప్పుడు కొన్ని వందల, వేల కోట్ల బడ్జెట్ వరకెళ్ళిపోతున్నాయి అసలు. ఆ! ఆహ్, ఈ వందల కోట్ల బడ్జెట్‌లు మరి అప్పట్లో ఒక స ఉట్టి లక్షల్లో సినిమాలు అయిపోయాయి కదా? వీటి మీద ఏమనిపిస్తుంటది నీకు చూస్తున్నప్పుడు, ఈ చేంజెస్.
హ్మ్. హ్మ్. అవునవును. కరెక్టే. లాక్స్‌లోనే. హ్మ్. అవును. అప్పట్లో, సినిమా అనేది ఒక అద్భుతంలాగా ఉండేదనమాట. పోతే థియేటరుకే పోయి చూడాలి. అండ్ ఇంకా సినిమా, అది టీవీ అనేది కూడా చాలా రేర్ ఇళ్ళల్లో ఉండేదనమాట. <sniffs> ఎలా అంటే, ఆ ఇళ్లలో కొంచెం బాగా డబ్బులు ఉన్నవాళ్ళు రిచొళ్ళు ఉంటే, వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఒక డబ్బాలాగా అది క్లోజ్ చేసేది గూడా ఒకటొస్తది జూడు, విండో లెక్క ఒస్తది ఒకటి గుర్తుందా? నాకైతే గుర్తుంది. సో, అలా ఉంటుంది అనమాట. సో, అప్పుడు అది అరుదు అనమాట ఎప్పుడైనా సరే అరుదుగా ఉన్నదానికి విలువ ఎక్కువ గదా?
హ్మ్! అవును. ఆ టీవీలు గాని అవును. అవును.
అండ్ ఇప్పుడూ టెక్నాలజీ పెరగడం వల్ల ఏమైంది అంటే, చాలామంది వాళ్ళ వాళ్ళ లైఫ్‌లో బాగా లైఫ్‌లో అవ్వడము, ఏదో ఒక దాంట్లో బిజీ అయిపోతున్నారు. సో, అలాంటి టైంలో రిలాక్స్ అనేది కావాలి ఎంటర్టైన్మెంట్ అనేది కావాలి, ఈ పర్‌పస్స్‌లో ఉన్నారు గాబట్టి. ఇప్పుడది బాగా హిట్ అవుతుంది అనమాట, అంతే. దానివల్ల వాళ్ళు కూడా జనాలకి ఎలా తీయాలి, ఎలా పెట్టాలి అనేది రకరకాల అండ్ ఇవే కాకుండా, ఇప్పుడు ఫ్యాన్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఉండేది, చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది గదా!
హ్మ్. మరి స్టోరీస్ ఎలా? స్టోరీస్ ఇప్పుడు స్టోరీస్, పరంగా ఏమంటావు? అసలు ఇప్పుడు పాత సినిమాలలో, కొన్ని ఫ్యామిలీ రిలేషన్స్ గాని, అన్ని గూడా భలే! చుయించేవారు. ఇప్పుడు అవి అసలు ఉన్నాయంటావా? తగ్గాయ? పెరిగాయ? ఎలా ఉన్నాయంటావు?
హ్మ్. అవునవును. కరెక్ట్. అన్నీ చే ఇప్పుడు జోనర్స్ కొంచెం ఎక్కువయ్యాయి గదా! ఒకప్పుడంతా సినిమాలేలా ఉండేదంటే ఒకే రేంజ్‌లోనే ఉండేవి. లైక్ ఆహ్, ఇంట్లో ఇల్లాలు అంటే ఎగ్జాంపుల్ జెప్తున్నా మరీ పాత దాంట్లో గుర్తు రావట్లే. అంటే చూడదగినవే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు చూసేంత రేంజ్‌లోనే ఉన్నాయి కానీ సేమ్ కాన్సెప్ట్స్ మీద ఉన్నాయి, అండ్ మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్తే ఏంటంటే మైథాలజీ ఇవి తీశారు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే పాత సినిమాల్లో చాలా మంచి మంచి విలువలతో తీశారు సినిమాలు. ఎలా అంటే కొంచెం బుర్ర బెట్టి ఆలోచిస్తూ హ్మ్. ఒకటేదో రీసెంట్‌గా యూట్యూబ్‌లో చూశాననమాట. నాకు సినిమా పేరు సరిగ్గా ఐడియా లేదు కానీ, ఒకతను ఎవరో అడుక్కోవడానికి ఒక ఇంటికెళ్తారనమాట ఆ ఇంట్లో యజమాని బయటికొస్తారు. ఏదైనా అన్నం ఉంటే పెట్టండి అని బెగ్గర్‌లాగా అతను అడిగితే ఇతను ఉండి ఆహ్, అలా అడుకోవద్దు నా దగ్గరేం లేదు. అన్నట్టు అంటే ఇతనుండి నేను ఒకప్పుడు బానే బతికాను ఏం లేదిప్పుడు. నా దగ్గర ఏం లేదు అన్నట్టు అంటాడనమాట. అప్పుడు ఇతని యజమాని ఏమంటాడంటే సరే నీ దగ్గర ఏం లేదు గదా! నీ చెయ్యి ఒకటి కోసి నాకివ్వు నీకో 1,00,000 ఇస్తా అన్నట్టు అంటాడనమాట. యె బెగ్గర్ అనేది షాక్ అవుతాడన్నమాట. ఏంటయ్యా! షాక్ అవుతావు! సరే నీ 2 కాళ్ళియ్యి నేను పది లక్షలిస్తా అన్నట్టంటాడన్నమాట. మళ్ళ అతను నేనేమివ్వను అని అంటాడన్నమాట. ఎందుకివ్వవు నీకు తెలుసు ఎందుకంటే డబ్బుల కంటే ఇవి విలువైనవని. సో, అంత విలువైన శరీరం బాడీ ఇవన్నీ నీ దగ్గర పెట్టుకొని ఏం లేదని అంటావేంటి? ఇంత మంచిగా ఉందనమాట చెప్పాలంటే. నాకు నిజంగా భలే అనిపిచింది! ఆ సీన్ జూస్తే. <chuckles>
హుహు. ఆ! రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ. హ్మ్. ఆ! ఓకే. ఆ! హ్మ్. అంటే అక్కడేం జెప్పాడంటే నీకు శరీరం ఉంది గదా! ఏం లేకపోతే ఏంటి? నడవడానికి కాళ్ళున్నాయి గదా! చేసుకోవడానికి చేతులు పని చేసుకోవడానికి అని జెప్పాడన్నమాట. నిజంగా చాలా చక్కగా ఉన్నాయి స్టోరీస్ అప్పట్లో కూడా. మరిప్పుడు సరే స్టోరీస్ ఇవన్నీ గాకుండా గానీ ఈ పెరిగిన టెక్నాలజీ ఓటీటీస్ అని కంటెంట్స్ అసలు ఈ ప్లాట్‌ఫార్మ్స్ కొత్త కొత్త ప్లాట్‌ఫార్మ్స్ రావడము అసలు వెబ్ సిరీస్ అని జెప్పేసి భలే! భలే! ఇంట్రొడ్యూస్ అయ్యాయి గదా! వీటి మీద నీకేమనిపిస్తు ఉంటుంది చూసినప్పుడు?
హ్మ్. అదే. అదే మరి. యాహ్! హ్మ్. అవునవును. బానే ఉంది చెప్పాలంటే ఇప్పుడు. మెయిన్ ఓటీటీ వల్ల యూజ్ ఏంటి అంటే ఏ టైమ్ గావాలంటే ఆ టైమ్ జూసుకోవచ్చనమాట. టీవీలో అది పాజిబుల్ గాదు. టీవీలో 9కి ఒక సీరియల్ సినిమానో ఏస్తారో అంటే అదే టైమ్‌కి కూర్చొని చూడాలి ఏదైనా వర్క్ ఉన్నా కూడా. అదే ఓటీటీలో అనుకో నాకు 9కి వేరే వర్క్ ఉన్న 9కి ఫ్రీ అయితే 10కి న అదే ఏదైతే చూడాలనుకుంటున్నా అది అవైలబుల్ దొరుకుతదనమాట. సో, అది యూజ్ ఉంది.
దొరుకుతుంది. కానీ మరి కంటెంటు? కంటెంటు కొంచెం ఫిల్టర్ జేయాల్సిన అవసరం ఉందంటావా? ఎలా ఉంది కంటెంట్ అంటావు ఓటీటీలో?
సీ ఇప్పుడు కంటెంట్స్ అన్నీ రకరకాలుగా ఉన్నాయి. లైక్ హారర్ అని థ్రిల్లరని, అడల్ట్స్ అని సో, ప్రతీదీ డివైడ్ డివైడయ్యున్నాయి. సో, చూసే వాళ్ళవి వాళ్ళ ఇష్టం ఒచ్చినట్టు చూస్తారు. దాంట్లో మనం చెప్పడానికి ఏం లేదనమాట. ఎందుకంటే డైరెక్టర్స్ అనేది వాళ్ళిష్టవొచ్చినట్టు తీస్తున్నారు. దాంట్లో మనకేం కావాలి అనేది ఒకటి తీసుకుంటే బావుంటుంది. అన్ని సినిమాలు చూడలేరు యాక్చువల్‌గ.
హ్మ్. ఓహ్! నిజంగా చూస్తేస. సరే! ఇవన్నీ ఇవన్నీ గురించి బానే జెప్పావు మరి. అసలు థియేటర్స్ అసలు థియేటర్స్ చాలా వరకు గూడా మారిపోయాయి గదా అసలు! ముందు సింగిల్ స్క్రీన్ థియేటర్‌లని అప్పుడు ఒక రకమైన థియేటర్స్ మంచివి ఉండేవి కదా! ఇప్పుడు మల్టీప్లెక్స్ సంస్కృతొచ్చేసింది. ఒకే ఒక బిల్డింగ్‌లో ఒక 5 నుంచి 10 స్క్రీన్‌లు రావడము. ఆ సౌండ్ సిస్టమ్స్ కూడా డాల్బీ అని ఇటువంటి ఐమాక్స్ ఇవన్నీ గూడా ఒచ్చాయి కదా! వీటి మీద నికేమనిపిస్తుంది ఉంటుంది చూసినప్పుడు?
హ్మ్. అవునవును. అవును. హ్మ్. అవును. ఏముందింక కొత్త కొత్తగున్నాయి. భలే ఉంది అన్నట్టనిపిస్తది. ఇప్పుడు కాలము చేంజయితున్న కొద్ది మనం గూడా చేంజయితే మంచిగుంటది. కాలం చేంజయినా లేదు నేను పాత చింతకాయ పచ్చడిలాగే ఉంటా అంటే అవ్వదు గదా! సో అది కూడా అందరు చేంజవ్వాలని లేదు.
నమ్మే అంటే నీకు వే ఈ పాత థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్‌లో ఎటువంటి మెమోరీసున్నాయా ఏమైనా?
లేవు యాక్చవల్‌గా. కానీ నేను మా ఊరిలో చూశాను గదా! మేము చిన్నప్పుడు సినిమా థియేటర్‌కెళ్ళినప్పుడు లైక్ 'చంద్రముఖి' ఇలాంటి మూవీస్‌కెళ్ళినప్పుడు, 'అరుంధతి' ఇంకా వేరే 'అంజి' గూడా దాంట్లోనే జూశాము. సో ఇలాంటివి జూసినప్పుడేంటంటే చైర్స్ విధానం అవన్నీ వేరే ఉండేయనమాట. ముందర ఏటంటే ముందర వరసులో కొంచెం బెంచ్లు.
హ్మ్. అంటే కొంతా ఆ సినిమా రిలీజయినప్పుడు గూడా కొంత హడావిడేక్కువగా ఉంటున్ కనిపిస్తూంటది గదా!
హ్మ్. ఆ! అ అప్పట్లో ఎలాంటే టికెట్లు కొనాలనమాట. అక్కడే పెద్ద క్యూ ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసేసుకుంటున్నాం గదా! ఎక్కడ ఏ సీట్ గావాలంటే ఆ సీట్ మనమే సెలెక్ట్ జేసుకుంటున్నాం. ఇంతకుముందట్లా లేకుంటుండే.
ఆ! నిజంగా. అవునవును. ఆ! అంటే ఆ సినిమా టికెట్‌ల కోసం ఓ యుద్ధాలు జేసేవారనమాట.
ఆ! అదే కదా! అండ్ అదే కాకుండా ముందరంతా బెంచ్‌లేసేవాళ్ళు వెనుక కొంచెం చైరు టైప్‌లో ఉండేవి. పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ లైకు సాఫ్ట్ చైర్సని ఆహ్, రిలాక్స్ ఆహ్, చాలా చాలా మారిపోయాయనమాట. లైక్ మనం ఏదన్నా డ్రింక్ చేషినా పెట్టుకోవడానికివ్వడం. హ్యాండ్స్ పెట్టుకోవడానికివ్వడం అలా ఉండేది. మారాయి చాలా చాలా.
ఆ! లోకు మారిపోయాయనమాట. ఆ! అంటే ఇప్పుడు కానీ అదే విధంగా అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీప్లెక్స్‌లకి మారగానే వాటి రేట్లు అందులో పాప్‌కాన్స్ వీటి మీద గూడా బానే చర్చ నడుస్తుంది గదా! పెరిగాయి గదా!
అవునబ్బా! హ్మ్. హ్మ్. పెరిగాయి. సో అందుకే డబ్బులెక్కువున్నాయనుకో ఖర్చు పెట్టొచ్చు. నిజంగా నీకు ఖర్చు బెట్టాలన్న ఉద్దేశ్యం ఉందనుకో ఏం లేదా సినిమా ఒక్కటే చూసి రావాలనంటే సినిమా ఒకటి చూసి ఇంకా రా అంతే. <giggles>
<chuckles> నిజంగా. బా నిజంగా భలే చెప్పావు. అంటే ఈ సినిమా రుచులనేవసలు ఈ కాలంతో పాటు ఎలా మారాయి? అసలీ సినిమా ఇండస్ట్రీలో ఒచ్చినటువంటి మార్పులేంటి? అంటే మూవీస్ పరంగా, స్టోరీస్ పరంగా, బడ్జెట్ పరంగా అన్నీ భలే చక్కగా వివరించావు. కుదిరితే మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.